అదే. ఈ మధ్య కాలంలో ఒకటొచ్చింది, ఏంటంటే హ్మ్, ఆ! "ఇండియన్ స్పై ఏజెంటు వేరే కంట్రీకెళ్తే ఏది ఎట్లా దొరికిపోతాడు?" అని చెప్పి రీల్ అన్నమాట. అదొక సినిమా నుంచి తీసుకున్నారు. మన అందులో ఒక బాలయ్య గూడా ఓస్తాడన్నమాట. బాలయ్య కూడా వచ్చినట్టు ఒకాయన చేసాడు, ఇందాక చూసా నేనొక రీలే. ఇంకొక దాంట్లో ఏమో హ్మ్, 'హైదరాబాద్' అతనే ఎళ్తే ఎట్లా చేస్తాడు? అంటే ఈ స్పై ఏజెంట్ అక్కడికి వెళ్తాడు, కానీ హ్మ్, ఏమవుతుంది అన్నది, అంటే ఎలా దొరికిపోతాడు అనేది అలా అన్నమాట. అయితే ఒక ఒకతను అంటే రియల్ స్టోరీ ఏంటంటే దాన్ని ఒక సినిమాలో నిజంగానే హ్మ్, ఏజెంట్ ఎళ్తాడన్నమాట.
ఏంటో? అవునా? ఓకే. హుహు. హ్మ్. ఓహో! ఓకే. ఏ సినిమా అంటే తెలుగు సినిమానా లేకపోతే వేరే లాంగ్
హిందీ సినిమా, అదే. హిందీ సినిమా. హిందీ సినిమాలో వెళ్తాడన్
ఓకే. తెలుగు సినిమాలు చూడవా నువ్వు వేరే లాంగ్వేజెస్ చుస్తవా?
చూస్తాను. అన్నీ చూస్తా నేను. అయితే ఈ రీల్ మాత్రం దాన్నుంచి బేస్ చేసుకొని అందరూ ట్రెండింగ్ చేశారన్నమాట. అయితే హ్మ్.
హుహు. ఓకే. మరి ఎప్పుడైనా అనిపించిందా? ఎప్పుడు చూడు "ఇంస్టాగ్రాము, యూట్యూబ్ వాడుతున్నా, దీనికి అడిక్ట్ అయిపోయా" అన్నట్టు, "ఈ డివైస్‌ని కొంచెం వాడడం తగ్గించాలి" అన్నట్టేమన్నా అనిపించిందా మరి?
హ్మ్. యెస్. అనిపించింది. నాకు చాలాసార్లనిపించింది. కానీ అది అంత ఈజీగా తగ్గించలేం కదా! ఎందుకంటే దాంతో హ్మ్.
అబో! కనీసం ఒక్కసారైనా ట్రై కూడా చేయలేదా నువ్వు?
ట్రై చేశా. కానీ ఓడిపోయా, ప్రతిసారి ఓడిపోయా ఓడిపోయా.
ఏం ట్రై చేసావు చెప్పసలు? అందులో ట్రై ఉందో? లేదో? నేను చెప్తా.
అంటే దూరంగా ఉండడానికి ట్రై చేసా. అంటే ఓపెన్ చెయ్యొద్దు. ఇక ఇన్ని అవర్స్ డైలీ నేను హాఫ్ అన్ అవరే వాడాలనుకున్నా. సో, హాఫ్ అన్ అవర్
హుహు. ఓకే. దూరం అంటే ఎంత దూరం పెట్టావు? నీ బెడ్ ఉంటది, నీ బెడ్‌కి ఎదురుగా టేబుల్ ఉంటది, టేబుల్ మీద పెట్టి బెడ్ మీద కూర్చున్నావా?
నా టైయనికి నా టైమ్‌కి నా టైమ్‌ని వేస్ట్ చేయొద్దు అన్నంత దూరంలో పెట్టా అన్నమాట. నా దగ్గరే ఉంటది.
అంత దూరం అంటే ఎక్కడ పెట్టావు చెప్పు ఆ ప్లేస్ ఏంటి? ఎందుకదే ప్లేస్‌లో పెట్టావు?
అది ఎక్కడ పెట్టలేదు. నా పక్కనే పెట్టా. కానీ నేను దాన్ని ముట్టుకోవద్దు. అది నా చాలెంజ్. ఎక్కడో పెడితే గనుక అది అంతా కిక్ ఉండదు అక్కడ. నా పక్కనే ఉండాలి, కానీ, నేను ముట్టుకోవాలి ముట్టుకోకూడదు.
ఓకే. పక్కన పెట్టుకొని కూడా వాడనోల్లే గొప్పోలంటావు అంతేనా?
యెస్. యెస్. పక్కనే ఉండాలి గాని దాన్ని ముట్టుకోకూడదు. అట్లుంటేనే చాలెంజ్.
ఓకే. ఫోనస్తే ముట్టుకుంటావు కదా! ఫోనచ్చినా నోటిఫికేషన్ ఓచ్చినా?
ఫోన్ ఓకే. ఫోన్ ఓకే. నోటిఫికేషన్స్ వరకు చూస్తా. అవసరమా? అవసరం లేదా చూస్తా. అవసరం లేనిది
అసలెవరు చేస్తారు నీకు మెసేజ్‌తో నోటిఫికేషన్ రావడానికి?
ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ చేస్తుంటారు. కొన్నేమో మెయిల్స్ ఓస్తుంటాయి ఆఫీస్‌వి. ఆఫీస్‌కి ఇంకా నార్మల్‌గా అయితే ఈవెనింగ్ చూడన్ను.
ఓకే. లే. ఓహో! ఎందుకు ఆ బంపర్ ఆఫర్ ఎందుకు ఇచ్చావు? ఈవెనింగ్ చూడకుండా ఉండడానికి?
ఏదైనా అర్జెంట్ అనుకుంటే హ్మ్. ఎందుకంటే మళ్ళ అందులోనే వర్క్ వచ్చిందనుకో మళ్ళా చెయ్యాలి. చూస్తే గనక చేయాల్సి ఓస్తది. చూడకపోతే "నేను చూడలేదు నేను అక్కడే ఉన్నాను" అని చెప్పేసేసాల్సి అన్నమాట. సో
ఓహో! వాళ్ళు మళ్ళీ ఫోన్ చెయ్యరా ఏంటి? నేను మెయిల్ పంపిస్తే చూడలేదు ఆ!
అర్జెంటైతే వాళ్ళు జేస్తారు. అప్పుడు చేయాల్సొచ్చినట్టు. అర్జెంట్ కాకపోతే మాత్రం కొన్ని అర్జెంట్ కాకపోయినా కొన్నికొన్ని సార్లు ఇస్తా ఉంటారు కదా! అది ఓదిలేసేయొచ్చు. సో, అర్జెంటైతే వాళ్ళు
ఆహా! అవునవును. మరి ఫ్రెండ్స్ ఏం మెసేజ్ చేస్తారు జనరల్‌గా?

క్యాన్సరే, అంటే ఏదో స్కిన్ క్యాన్సర్ ఏదో వచ్చింది వాడికి మొత్తం సెల్స్ నాకు తెలిసి సెల్స్ క్యాన్సర్. నేను చూసి కూడా చాలా రోజులైంది. అయితే ఏదో సెల్స్‌ లోనే స ఆహ్, క్యాన్సర్ వచ్చిందని తెలుస్తది. తెలిసినప్పుడు వాడనుకుంటాడు హ్మ్. మరి నా, నా పిల్లలన్నా బాగుండాలి అని చెప్పేసి హ్మ్, ఎలా ఎలా అని ఆలోచిస్తాడనమాట. అప్పుడు వాడికి ఒక ఐడియా వస్తది. అదేంటంటే హ్మ్, వీళ్ళ వీడి స్టూడెంట్ ఒకడుంటాడన్నమాట. వాడు కాలేజ్ డ్రాపౌట్. అయితే వాడనుకోకుండా ఒక చోట కనిపిస్తాడన్నమాట. కనిపిచినప్పుడు, కనిపిచినప్పుడు వాడి దగ్గర్నుంచి వాడి దగ్గర నుంచి ఒక ప్యాకెట్ కింద పడిపోద్ది. ఆ ప్యాకెట్ ఏంటంటే ఇల్లిగల్ ఆ! ఇల్లిగల్‌ది అనమాట. సో, ఆ ఇల్లీగల్ దాన్ని చూస్తాడన్నమాట. చూసినప్పుడు హ్మ్. వీడు ఏం చేస్తాడు
ఓకె. హుహు. హ్మ్. హుహు. ఓహో! కనిపిచి? ఏం ప్యాకెట్ అది డ్రగ్సా? అహ! హుహు. ఈ సినిమాలో అసలు ఇంట్రెస్టింగ్‌గా లేదు ఎలా చూసావు అంత ఇంట్రెస్టింగ్‌గా నువ్వు?
అవి ఏంటంటే
నువ్వు చెప్తున్నప్పుడే నాకర్థం అయిపోతది అది డ్రగ్స్ ప్యాకెటా? సిగరెట్ ప్యాకెటా? అనేది. సో, అంత ఇంట్రెస్ట్ లేనప్పుడు ఎలా చూసావు నువ్వు?
యెస్. అవును. అయితే అతనేంటంటే అతని జర్నీ, దాంతో జర్నీ ఎలా ఉంటది? ఆ జర్నీ ఎలా చేసాడు? అంటే ఇందులో కొంచెం కొన్ని ఇంట్రె ఇంట్రె మొత్తం
హుహు. యాహ్! ఎన్ని ఎపిసోడ్స్ ఉన్నాయి మొత్తం?
మొత్తము నాకు తెలిసి ఒక సీజన్స్ ఫైవో, సిక్సో సీజన్స్ ఉంటాయి. అందులో ఒక 10, 10, 10 ఉంటాయన్నమాట. అంటే ఎమోషన్స్...
ఓకె. ఇవన్నీ రాత్రి మేల్కొని మరి చూసేవాడివా లేకపోతే, డే టైమా?
ఎమోషన్స్ ఉంటాయి. అందులో ఏంటంటే ఎమోషన్స్ అంటే తనని తీసుకున్న నిర్ణయం నె నెక్స్ట్ ఎలా ఆహ్, ఇంపాక్ట్ చేస్తుంది? ఆహ్, ఎలా దాన్ని మరి ఆ నిర్ణయం లాస్ట్ దాకా తన ఏం చేస్తుందంటే ఇరికించే పనిలో ఉంటుందన్నమాట. కానీ దాని నుంచి బయట పడుతుంటాడనమాట. అలా ఉంటది. ఆహ్, సో, ఇంట్రెస్టింగ్‌గా ఉంటది. హ్మ్.
హుహు. హుహు. ఓహో! అదే సీరీస్ చూస్తా అంటున్నావు కదా! డే టైమ్‌లో చూస్తావా? నైట్ అదే పనిగా మేల్కొని చూస్తావా? అలా మేల్కొని చూడడం వల్ల నీ కళ్లేమన్నా అయ్యి నీకింక చిరాకులేసి ఈ డివైస్‌ని దూరం పెట్టాలి అన్న థాట్‌లేమన్నా వచ్చాయా?